ఒకసారయితే ఒకామె ప్రెగ్నెంట్ ఉంది మా ఫ్రెండు. ఆమె వేగన్ అయిపోయింది ఆ! వేగన్ అయిపోయింది అరె! ఇప్పుడు అహా! లేదు ముందు నుంచే తను వేగన్‌గానే మారింది. చాలా బక్కగా అయిపోయిందనమాట. ఫ్రూట్స్ పండ్లు, ఆహ్, కూరగాయలు తప్ప ఏమి తినదింకా. ఇంకా అసలు ఎంత, నే నేనైతే ఇప్పుడు ఇందులో ఈ ఇప్పుడు అంత ఒక ఒక స్వీట్ చేస్తున్నామనుకోండి నెయ్యెయాలందులో. <chuckles> ఆ!
హుహు. వేగనా తను? ఆహా! మధ్యలో మారిపోయిందా ఏంటి? ఆహా! ఓకే. ఓకే. ఆప్ అయ్యో! ఆ! మరదే, బయట స్వీట్‌లన్నా సరే మనం ఒదిలేయండి, వాళ్ళకొక షాప్‌లోంచి తెచ్చి పెడదామన్నా సరే, మరి అందులో కూడా నెయ్యనేది ఖచ్చితంగా వాడతారు. పాల మీగడ కూడా ఇంకా చాలా ఎక్కువ వాడుతారు. ఇంకా పాలతో తయారు చేసినవే గద, ఇంక స్వీటంటే. చాలా ఇబ్బందవుతది అయితే మీకు.
అవును. అవును మరి. కొప్ ఎప్ ఇ ఆ! అయితే పెరుగు ఇప్పుడు పెరుగు గూడా చాలా మంచిది హెల్త్‌కి బాక్టీరియా ఉంటది అవన్నుంటాయి. ఆమె ఏమని చెప్తది తెలుసా? దీనికి చాలా ఆల్టర్‌నేటివ్స్ ఉంటాయి అన్నది. ఏంటి? అంటే ప పీనట్ కర్డ్ అంట పీనట్ కర్డ్? పీనట్స్ అంటే పల్లి పల్లిల కర్డ్ ఏంట్రా బాబు!
ఆ! అదే కదా! హ్మ్. హ్మ్. పీన్ ఆ! అవును. పీనట్ బటర్, పీనట్ బటర్ విన్నాను గాని పీనట్ కర్డ్ ఏంటండి?
<chuckles> అవును. ఆమె చేసి చూయించింది నాకు. ఎలా అంటే పల్లీలని మిక్సీలేసేసి వాటరేసేసి మిక్సీలో ఏసేస్తే తెల్లగా ఒస్తది కదా! వాటరు మొత్తము. ఓకే. ఆ! పల్
ఆహా! హ్మ్. ఆ! అవునవును. నురగ నురగలా వస్తది. చిన్న పాల నురగలా వస్తది. హ్మ్.
ఆ! అవును. అవన్నీ మంచిగా జ జ జల్లడి జ ఫిల్టర్ జేసి వాట ఆహ్, ఒక బాక్స్‌లో కలెక్ట్ చేసి అందులో ఒక తొడిమ తీయకుండా ఆ! వేస్ట్ అంతా పడేసేదే ఇంకా. సో తొడిమ తీయకుండా ఉన్న గ్రీన్ చిల్లిని వేసి ఒక 8-10 అవర్స్ పెట్టేయాలి వేడిగా ఉన్న ప్లేస్‌లో అది కర్డ్ అవుతది. గట్టిగా అయిపోతదనమాట అది.
హ్మ్. వేస్టంతా పడేస్తారా మరి? వేస్టంతా? ఆ! హ్మ్.